హ్మ్. హ్మ్.
ఒక కాన్వర్జేషన్ అయినప్పుడు నువ్వు ఆ కాన్వర్జేషన్‌ని చూస్తే ఓకే. హ్మ్. అనయినా పెట్టాలి కనీసం.
హ్మ్. <chuckles>
అప్పుడు ఎదుటి వాడికర్థమవుద్ది. లేదా "బిజీ ఉన్నాను. తరువాత రిప్లై ఇస్తా." అనేదైనా పెట్టాలి. ఏది పెట్టకండ అంటే గ్రాంటెడ్‌గా తీసేసుకున్నట్టు అనిపిస్తదన్నమాట నాకు. "ఆ ఈళ్ళే గదా! ఈళ్ళేక్కడికి పోతారులే." అన్నట్టనిపిస్తది.
ఆ! ఆ! ఆ! అలా మీ మె <laughs> అలా మీ మెసేజ్‌ని ఇట్లా చూసి రిప్లై ఇయ్యకుండా వారాలు, వారాలు వదిలేసిన సందర్భాలున్నాయా?
వారాలు వారాలు ఎవరు వదిలేరు. నాకు ఒక అలవాటు. ఒక గంట చూస్తా, వాళ్ళు చూసేసిన తరువాత చేయలేదనుకో కాల్ చేస్తా.
హ్మ్. <chuckles> అంటే అప్పుడు కాల్ కూడా ఎత్తకపోతే.
అప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఆ కాలెత్తకపోతే కాల్ చేస్తూనే ఉంటా కాలెత్తేంత వరకు. అంటే కాలెత్తి నేను బిజీ ఉన్నా తరువాత చేస్తా అని చెప్తే ఓకే. కట్ చేస్తే నాట్ ఓకే.
<laughs> ఆహా! హ్మ్. హ్మ్. ఓకే.
ఓకే. అది అది ఉండాలి. మినిమమ్ కమ్యూనికేషన్.
అ అంటే మీరు ఇట్లా కట్ చేస్తే నాట్ ఓకే అన్నారు గదా! ఎప్పుడన్నా కాల్ జేసినప్పుడు కూడా కట్ చేయడం జరిగిందా ఎవరన్నా?
ఆ! చాలామంది చేస్తారండి. కాల్ చేయంగానే కట్ చేస్తారు. కాల్ చేయంగానే కట్ చేస్తారు. మనకి కిందొక ఆప్షనిస్తాడు, వాడు పక్కనే మెసేజ్ అని ఉంటుంది. కట్ చేసే దాని దగ్గర ఐ విల్ రి కాల్ యూ బ్యాకని చెప్పేసి. ఐ యామ్‌ బిజీ, ఐ విల్ కాల్ యూ అట్లాంటి ఏదైనా మెసేజ్ పెట్టాలి కనీసం నువ్వు ఎత్తలేకపోతే. ఏదైనా మీటింగ్‌లో ఉన్న ఇంపార్టెంట్ దాని దగ్గర కట్ చేస్తే ఏంటర్థం?
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అదే అదే ఆ! అప్పుడప్పుడు అది గూడా పెట్టరు గదా!
ఆ! అప్పుడప్పుడు అది పెట్టినా ఓకే. లేకపోతే "కాల్ చేసి, నేను బిజీగా ఉన్నా, ఒక 2 మినిట్స్‌లో చేస్తాను." అని చెప్పారనుకోండి ఓకే. అంతే గాని
ఆ! అప్పుడప్పుడు మళ్ళీ అసలేంబెట్టకపోతే మీరు కొన్ కొద్దిసేపు వేయిట్ చేసి చూస్తారు. <laughs> అవునా?
ఆ! చేస్తానే ఉంటా నేను. ఎత్తాలి ఆళ్ళేత్తెంత వరకు చేస్తూనే ఉంటాను. నేను అది నాట్ నా మిస్టేక్, నువ్వు ప్రాపర్‌గా కన్వే చేయలేదు. నువ్వెందుకు బిజీగా ఉన్నావు. నువ్వు బిజీ ఉంటే ఎత్తి "బిజీ ఉన్నా." అని చెప్పి కట్ చేయాలి.
ఆ! ఆ!

అవునవును. నిజమే.
కాబట్టి, 100 లోనే ఉంచుతాము. ఆహ్, నేను బిజీ అయ్యి, ఫ్రీ అయ్యి, వాళ్ళకి రిప్లై ఇచ్చేంత వరకు.
ఆ! హుహు. అంటే మీరు వాట్సాప్ గురించి మాట్లా మాట్లాడినరు గాబట్టి, చాలా మందేంటటే, ఈ బ్లూటిక్ అనేది ఆఫ్ జేసేసుకుంటారు.
అవునండి. అవునండి.
అట్లాంటి వాళ్ళు అసలు చూసిండ్రా? చూడలేదా? అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు?
అది ఒకటి ఉంటది గదా! అలా ఎవరైనా ఆఫ్ చేసుకున్నారు అనుకోండి. డిజె టిల్లులో ఒక డైలాగ్ ఉంటుంది, "బాబు, బాబు లే ఉన్నావా నువ్వు" అని అడుగుతాడు, కదా! అలా అనిపిస్తదన్నమాట నాకు. ఆళ్ళు ఉన్నారా లేదా? మెసేజ్ పెట్టాలా లేదా? చూస్తారా లేదా? అనేది.
ఆ! <laughs> ఆ! ఆ! ఆ! <chuckles> అదే అసలు అర్ధం గాదు గదా!
అంటే, కానీ ఒకటి తెలుస్తది గదా! డబుల్ టిక్ వెళ్తే, వాళ్ళకి డెలివరీ అయ్యింది అనేది. వాళ్ళు ఆన్‌లైన్ ఉన్నారా అంటే, పోనీ చూసే ఛాన్సుంటది అని అనుకుంటాను. అది కొంచెం కష్టం, అది కాంప్లికేటెడ్ అసలు బ్లూటిక్లు ఆఫ్ చేసుకున్నోళ్ళు, ఆళ్ళేమన్నా నాకు అనిపిస్తది, నువ్వేమన్నా అండర్ కవర్ ఆపరేషన్ జేస్తున్నావా? నీకు బ్లూటిక్లు ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నావు? అని. ఇది చాలా ఫూలిష్ థింగ్ అనిపిస్తుందంట, బ్లూటిక్లు ఆఫ్ చేసుకోవడం అనేది.
హ్మ్. హ్మ్. ఆ! <chuckles> అవును. అవునంటే, అసలు మరీ స్పై ఏజెంట్స్ లెక్క, ఇట్లా ఆఫ్ చేసుకుంటారు గదా! మీరు మళ్ళీ జెప్తారా వాళ్ళకి? ఎందుకు ఆఫ్ చేసుకున్నావురా బ్లూటిక్? ఆన్ జేసుకోవచ్చు గదా! అని.
ఆ! చెప్తానండి. చెప్తాను. ఆ! చెప్తా నేను. ఎందుకు నువ్వైనా అదే అంటాను. "నువ్వైనా అండర్ కవర్ ఏజెంట్ అనుకుంటున్నావా నీ గురించి నువ్వు? నువ్వు బ్లూటిక్ ఎందుకు ఆఫ్ జేసినావు?" అని అడుగుతా.
వాళ్ళేప్పుడన్నా మళ్ళి ఆన్ జేసుకున్నారా? మీరు చెప్పారని. హ్మ్. <chuckles> వాళ్ళు మళ్ళా ఆన్ చేసుకుంటారా మీరు జేప్తే?
నేను చెయ్యరండి. నేను అందుకని అలాంటోళ్ళకి ఇందులో మెసేజ్ జేయను. ఇన్స్టాగ్రామ్‌లో మెసేజ్ జేస్తా. అందులో అయితే బ్లూటిక్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు కదా! సీన్ అని క పక్కా ఒస్తది.
<chuckles> అవునవునవును.
ఆ! అంతే మనమే అండి. కాలానుగుణంగా మారిపోవాలి. మనుషులట్లూన్నారనుకోండి, వాళ్ళేక్కడైతే ఆఫ్ చేసుకున్నారో అక్కడ మెసేజ్ చేయొద్దు, ఇన్స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయాలి. అది.
<laughs> ఆహా! కానీ కొంతమందెలా ఉంటారంటే, ఇట్లా ఆన్‌లైన్ అది ఆన్ జేసుకుంటరు. మీరు యాక్టివ్ ఉన్నారో, లేదో అని ఆన్ జేసుకుంటారు. బ్లూటిక్ గూడా ఆన్ జేసుకుంటారు.

అంటే, ఇది రివర్సనమాట. నేను రియాక్టవ్వను. అంటే, మీమ్సనేవి చూస్తాను గానీ ఆ! అంటే, యూజువల్‌గా మీమ్స్ విషయంలో నేను చూస్తాను, గానీ రియాక్టవ్వను. ఎందుకంటే, ఇప్పుడూ అది ప్రాసెస్సే డిఫరెంటుగుంటది. ఇప్పుడు మీమొపెన్ చేస్తామో, లేకపోతే రీలనుకోండి, అదోపెన్ చేస్తాం. చూస్తాం. చూసిన తర్వాత మనం రీల్ జూసిన తర్వాత బ్యాక్‌ కొస్తాం. ఏదైనా ఇప్పుడు మనకి సైకొలాజికల్‌గా రీల్ చూడంగానే బ్యాక్‌కి రాము. కిందకి స్క్రోల్ చేస్తాం. అట్లా రీల్సెళ్ళిపోతాయి. ఈ మెయిన్‌లో రియాక్టవ్వాలన్న సిచ్యువేషన్ మర్చిపోతాం. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ కట్టేస్తాం, యెళ్ళిపోతాం. అరే! వీళ్ళకి రియాక్టవ్వలేదనేది గుర్తుండదు. ఇప్పుడు మెసేజంటే అది స్టాటిక్‌గా అక్కడే ఉంటది. దానికి మెసేజ్ రిప్లై ఇవ్వాలి, కానీ రీలనేదే మనమొక రీలోపెన్ చేసి చూడంగానే, మనకు కింద రీల్సొస్తూ ఉంటాయి. ఆ కింద రీల్స్ చూసుకుంటూ, చూసుకుంటూ ఈ రీల్‌కి రియాక్టవ్వాలనేది మర్చిపోతాం కాబట్టి, ఆబ్వియస్లీ అది మిస్సయిపోతది. కాబట్టి, ఆహ్, దాన్నంత నేను పట్టిచ్చుకోను. నా రీల్స్‌కెవరు రియాక్టయినా, రియాక్టవ్వకపోయినా పట్టిచ్చుకోను నేను.
<laughs> అ ఇప్పుడు మీరు రియాక్టవ్వరు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అ అవునా! <laughs> ఆ! అయ్యో! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. కానీ మీ ఫ్రెండ్సే పట్టిచ్చుకుంటరా ఇట్లా రియాక్టు గాక ఆళ్ళు బట్టించుకోరా? ఆ! ఇగిట్లయితే ఏం గాదు. అప్పుడప్పుడు ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ పట్టిచ్చుకుంటారు.
ఆ! ఆళ్ళు పట్టిచ్చుకోరండి. ఆ! అందుకనే అంతా. ఆ! అ! అప్పుడప్పుడు అంటారనమాట. ఆ! అప్పుడప్పుడు కాన్షియస్‌గా సర్లే, మరీ ఫీలయితారని అప్పుడప్పుడు రియాక్టయితాను. అప్పుడప్పుడు అస్సలవ్వననమాట. అది కాన్షియస్‌గా బ్రైను పెట్టి, రియాక్టవ్వాలని డిసైడయ్యి ఆహ్, తను జనరల్‌గా, నార్మల్‌గయితే, గో విత్ ద ఫ్లోగా వెళ్ళిపోతే, నేనవ్వలేననమాట.
<laughs> అయ్యో! ఆ! ఆ! అట్లేం గాదింకా. అదే. అదే. హుహు. అంటే, ముందు మీరు చెప్పినారు గదా! ఇట్లా మరీ ఇగ్నోర్ గొడితే

బ్లాక్ చేయనండి. బ్లాక్ చేస్తే నాకు డ్రామాటిక్‌గా అనిపిస్తది. అంటే బ్లాక్ ఎక్కువ నాకు, బాగా క్లోస్ అయిన వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏదైనా జేసినప్పుడు లేకపోతే గొడవయినప్పుడు బ్లాక్ చేస్తాను. అది కూడా ఒక గంట బ్లాక్ జేసి అన్‌బ్లాక్ జేసేస్తా. అంతే కానీ అంటే నాకే అటెన్షన్ కావాలి. అంటే వాళ్ళు బ్లాక్ చేసేతప్పుడు, అది ఉంటది కదా! బ్లాక్ చేయంగానే ఇప్పుడు కొంతమంది ఉంటారు. నన్ను వాట్సాప్‌లో బ్లాక్ జేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ జేస్తారు అందుకని ఇన్‌స్టాగ్రామ్‌ కూడా బ్లాక్ జేస్తా. ఫోన్‌పేలో కూడా మెసేజ్ జేస్తరు.
ఆహా! <laughs> ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్.
ఫోన్‌పేలో గూడా మెసేజ్ జేయలేకపోతే మెయిల్ జేస్తరు.
వాళ్ళింకా వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు ఇంకా చేస్తూనే ఉంటరు. యుద్ధం. <chuckles>
ఆ! మెయిల్ మెయిల్ పంపిస్తారన్నమాట! అసలా, మెయిల్ అయితే అసల ఎన్ని మెయిల్స్ వస్తాయో బ్లాక్ జేసినప్పుడు నేను. అది అంటే ఎందులో మే బ్లాక్ చేస్తే మెయిల్‌లో బ్లాక్ చేయలేము కదా!
అయ్యో! ఆహా! ఆ! ఆ! అదే అవును. నిజమే!
కాబట్టి మెయిల్ ఒస్తది. ఆ! అట్లా ఉంటదన్నమాట! కాబట్టి, ఆహ్, నేనేవరిని అంటే బాగా ఇట్లా గొడవ అయ్యి ఒక 1 అవర్ తర్వాత అన్‌బ్లాక్ చేసేస్తా గాని నన్నిట్లా ఇగ్నోర్ గొట్టినోళ్ళని అసల అన్‌బ్లాక్ జేయను. ఏం మాట్లాడనింకా నేను వాళ్ళతో. వాళ్ళు టైమ్ వస్తది. వాళ్ళకి నాతో అవసరమొస్తది. వాళ్ళూ మాట్లాడతరు. అప్పుడు నేను ఇగ్నోర్ జేస్తా. అప్పుడు నేను ఇగ్నోర్ జేస్తా.
ఆ! ఆ! అప్పుడింకా వాళ్ళు మాట్లాడతారని వదిలేస్తారా? ఆ! <chuckles> అప్పుడు మీరు వదిలి ఇగ్నోర్ చేస్తారు. హుహు. <chuckles> అంటే, మీరు ముందు జెప్పిండ్రు గదా! వాళ్ళు ఒకవేళ మెసేజ్‌కి రిప్లై ఇయ్యకపోతే ఫోన్ జేస్తూనే ఉంటా అని. కొంచం మందికెట్లుంటదంటే ఫోన్ ఊకే చేస్తే వాళ్ళు బ్లాక్ బ్లాక్‌లో పెట్టేస్తారు మీరన్నట్టు ఒక కొద్ది సేపటికి. మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా బ్లాక్‌లో వెట్టినారా?
ఆ! టిట్ ఫర్ ట్యాట్. అది. అవునండి. అవును. అవునండి. నన్నిప్పటివరకు ఎవ్వరు బ్లాక్ చేయలేదండి. అంటే నేనే అందరి లైఫ్‌లో ఇరిటేటింగ్ క్యాండిడేట్‌ గాని నన్నెవరు ఇరిటేట్ చ్ అంటే, నన్నెవరు బ్లాక్ చేసేంత ఎవరు చేయలేదన్నమాట! అందరు కొంచం ప్రేమగానే చెప్తా. కొంచెం కోపమొచ్చినా సరే ఆ! కోపమొచ్చినా సరే, ఇప్పుడు ఇప్పుడుంటారు కొంతమందికట్లా ఊరుకురికే ఫోన్ చేసారంటే, అమ్మా తల్లి 2 నిమిషాల్లో చేస్తాను పెట్టేయ్ నేను జేస్తాను మళ్ళీ నీకు అని చెప్తారు. నాకట్లా చెప్తే అంటే ఇప్పుడు తెలుసు కొన్నాళ్లయ్యేసరికి ఫ్రెండ్స్‌కి కూడా తెలిసిపోద్ది. కాబట్టి ఎత్తి ఆ! నేను బిజీ ఉన్నాను, నేను నీకు తర్వాత చేస్తాను అని చెప్తారు.
<laughs> ఆహా! ఓకే. అంటే అందరికంతా ధైర్యం లేదింకా. <laughs> హ్మ్. హుహు. హ్మ్.

అంటే ఇంట్లో వాళ్ళు పెట్టినదానికి నేనసల ఆళ్ళు చూడకపోతే నేనసలు ఫీల్ గానండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వాట్సాప్ వాడుతున్నారు. వాళ్ళకి చూడ్డమేంటో, చూడకపోవడమేంటో, మెసేజ్ పెట్టడమేంటో అయేం తెలీవు గాబట్టి లైటు. ఆఫీస్‌లో ఏదన్నా మెసేజ్ బెట్టిన తర్వాత అది చూడలేదనుకోండి. ఎందుకు చూడలేదు? ఏమన్న తప్పు బెట్టానా? అననిపిస్తదనమాట. అది కొంచెం ఫీలైతది. ఆ! రీచెక్ చేసుకుంటే నేనేమైనా తప్పు బెట్టినానా? ఎందుకీళ్ళు మెసేజ్ ఇవ్వలేదు? వాళ్ళైనా బిజీ ఉన్నారా? అయన్నీ జూసుకుంటా. బట్ పోను పోను లైటండి. ఆఫీస్‌లో అసలు ఇట్లాంటివి అస్సలు పట్టించుకోకూడదు. ఎంత అంటే చూడలేదనుకోండి మనకే ప్రశాంతం. పని తగ్గిద్ది.
హ్మ్. <chuckles> ఆ! ఆ! హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! అట్లా రీచెక్ చేసుకుంటరా మళ్ళీ? ఆ! <chuckles> అంటే మీరు అంటే స్టార్టింగ్‌లో ఇలా చూడకపోతే భయపడుతుండేనా? ఏదైనా ఆ సందర్భం గురించి చెప్పగలరా? అసలు మీరే మెసేజ్ బెట్టినారో వాళ్ళు ఎందుకు జూడలేదు?
ఆ! అంటే స్టార్టింగ్‌లో తెలీదు కదా! భయపడుతుండే. అంటే ఏమైందంటే నేను జాయిన్ అయిన కొత్తలో అనమాట. మాకు వర్క్ ఫ్రమ్ హోము అప్పటి వరకు మా ఇంట్లో వైఫై లేదు. మామూలుగాడ్ మొబైల్ డేటాతో కానిచ్చేస్తుండే. అయితే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోం ఉన్నప్పుడు వైఫై యేయించుకుంటుంటే వైఫై వాడొచ్చాడు వైఫై ఏసాడు. "అది యాక్టివేట్ అవ్వడానికి ఒక 1 అవర్‌లో యాక్టివేటయిపోద్ది మ్యాడం" అని జెప్పాడు. ఇంక 1 అవర్‌లో నేను లాగినయితాను. ఆ! సర్లే 1 అవరె కదా! అనుకున్నా. ఆ 1 అవరయింది అవ్వలేదు. అట్లా, అట్లా అట్లా రోజంతా గడిచిపోయింది. అవ్వలేదు. అవ్వకపోతే అది నేను జాయినయిన థర్డ్ డే అనమాట. ఇంటర్న్ కింద జాయినయ్యాను. థర్డ్ డే అయితే ఆ రోజే మా డైరెక్టర్ మెసేజ్ జేసాడు. "నాతో జెప్పు నువ్వే స్కిల్స్ నీకు ఇష్టం ఈ లాంగ్వేజ్ ఆహ్, ఇంట్రెస్టా నీకని" చెప్పి మెసేజ్ జేశారు. నేనది చూసుకోలేదు. నెక్స్ట్ డే చూసాను. నెక్స్ట్ డే నెటొచ్చింది చూసాను. చూస్తే, ఆ రిప్లైకి ఆయనున్న ఆయనది టాగుందనమాట. మనకి ట్ టాగ్డ్ అనొస్తది గదా! ఆ టాగ్డ్ చూస్తూ ఉంది. ఆ! యాహ్! ఆ ఇంట్రెస్టంటే "నువ్వెందుకు 1 డే తీసుకున్నావు నాకు రిప్లై ఇవ్వడానికి" అనడిగారు.
ఆ! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! ఆ! ఆహా! ఆ! ఆ! ఆ! అయ్యో! ఆ! ఆ! <chuckles> అంటే వాళ్ళు మెసేజేస్తే మీళ్ళు రి మీరు రి రిప్లై ఇయ్యాలి. హ్మ్
అనడిగితే నేను జెప్పినా. నేను జెన్యూన్‌గా ఒప్ ఆ! నాకు ఇంటర్నెట్ ఇష్యూ ఉండేనంటే "ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే ఆఫీస్‌కి రావచ్చు కదా!" అన్నారు. నాకు తెలీదు ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే ఆఫీస్‌కెళ్ళాలన్న విషయం నాకు తెలీదు.
అయ్యో! అయ్యో! మీరింక సారీ జెప్పినారా మళ్ళీ?
సో, అప్పుడు నేను ఒక లాంగ్ పారాగ్రాఫ్ ఆహ్, ప ర లాంగ్ పారాగ్రాఫంటే నాకు తెలీదు సార్ నేనిదే ఫస్ట్ టైము ఇట్లా, ఇట్లా, ఇట్లా వైఫై వచ్చేస్తదనుకున్నా. అంటే మా ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరమనమాట ఒక 2, 2 అవర్స్ జర్నీ. ఈ 2 అవర్స్ జర్నీ జేస్తే మళ్ళీ 1 అవర్‌లో వచ్చేస్తే ప్రాబ్లమయితది గదా! వచ్చేస్తది వచ్చేస్తది అని వెయిట్ చేయడంలో పోయింది. బట్ నేనేం టైం వేస్ట్ చేయలేదు.
హ్మ్. హుహు. అది వాళ్ళకింకర్థమయ్యేటట్టు జెప్పినారు లాస్ట్‌కయితే.
ఆ! మాకు డౌన్‌లోడెడ్ రిసోర్సెసిచ్చారనమాట. సో నేను డౌన్‌లోడెడ్ రిసోర్సెస్ చూస్తూ ఉండే అందుకనే అని చెప్పేసి చెప్పాననమాట "సరే ఓకే." అన్నారు. అంతే.
ఆహా! ఆ! ఆహా! యాహ్! లాస్ట్‌కయితే సాల్వయిపోయిందింక.
ఆ సాల్వయిపోయింది. ఏమనలేదు.
ఆహా! చాలా బాగా జెప్పారసలు. మీరు ఒకళ్ళకి మెసేజ్ జేసినాంక వాళ్ళు చూడకపోతే మీరెట్లా స్పందిస్తారో చాలా వివరంగా జెప్పారు. ధన్యవాదాలండి.